సినిమాలంటే చాలామందికి ఇష్టం ‌గదా! ఎలా అంటే అది చూస్తే ఏదో ఒక తెలియని రిలాక్స్ ఫీలింగొచ్చేస్తది. అండ్ కొంతమంది అంటే మంచి, మంచి కాన్సెప్ట్‌తో కూడా తీస్తారనుకో కానీ కొన్ని‌కొన్ని సందర్బ్ ఆహ్, సినిమాలో ఏమైద్దంటే, సినిమా అంతా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అదిరి‌పోద్ది. కానీ ఎండింగ్ అనేది సరిగ్గా ఎయ్యరనమాట. ఎలా అంటే లైక్ హీరోనో, హీరోయిన్‌నో చంపేయడం, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా! మరి ల్ నీ లైఫ్‌లో నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసి ఉంటావు గ‌దా! సో అందులో నీకు బాగా ఏది నచ్చింది? అండ్ నువ్వు చూసిన సినిమాల్లో ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగొచ్చిందా? "అరె లాస్ట్ కొంచెం మాత్రం సరిగ్గా లేదు, మిగతాదంతా సూపర్ డూపర్‌గా ఉంది." అని అనుకున్న సినిమాలేవన్నా ఉన్నాయా? అంటే నువ్వు డిస్సాటిస్ఫాక్షన్‌గా ఫీలింగొచ్చుంటదనమాట. ఎండింగ్ చూసేపాటికి.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఆ! ఓహ్! అట్లా కొన్నున్నయి అవి ఎట్లా అంటే ఇప్పుడు క్లిఫ్ హంగర్ మూమెం‌ట్స్ అంటారు చూడండి. ఇప్పుడు ఎడ్ క్లిఫ్ హంగర్ అంటే ఎండ్ వరకు ఒచ్చి ఒక ట్విస్ట్ ఒదిలేస్తారు. ఆ ట్విస్ట్ సెకండ్ పార్ట్‌లో ఉంటాయని చెప్తారు. అది కొన్ని సినిమా‌లకి
అలాంటివి. హ్మ్. ఏం‌ ఏం హ్యాంగరు? అంటే? అవున‌వును. కరెక్ట్. హ్మ్, ఎగ్జాంపుల్ 'యనిమల్' మూవీ అని చెప్పుకోవచ్చా?
ఆ! 'యానిమల్' మూవీ బానే ఉంటది క్లిఫ్ హంగర్ బావ్ బావుంటది. 'యానిమల్‌ది'. కాకపోతే 'దేవ‌ర' ఉంది.
'బాహుబలి' ఓకే. దేవర సింగ్
దేవరా క్లిఫ్‌హ్యంగార్ మూమెంట్ అసలు ఏందది అసలు? అసలు అవసరమేలేదు. దానికి ఇంకా మూవీ అంతా మంచిగనే ఎళ్తుంటది లాస్ట్‌కి ఇట్లా వాళ్ళ కొడుకే చంపేసిండన్నట్టు పెడతారు. అది నచ్చలా అస్సలు చిరాకు లేశింది. నేనింకా ప్రీమియర్ షో పోయినా.
హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఏంటి దేవర సినిమాలో సి స్టోరీ కాన్సెప్ట్?
అదా? అది ఇంకా ఒక
హ్మ్.
సముద్రకోణంలో ఉండే మనుషుల గురించి వాళ్ళసలు. వాళ్ళ జీవనాధారం దేనిపైనుంటది. అది దొంగతనం జేస్తూంటది ముందు. దాని తర్వాత అదే ఇంకా ఈ గూడ్స్ అన్నీ సముద్ర తీరాన్నే వస్తాయి గదా. ఆ గూడ్స్‌ని దొంగతనం జేస్తూంటారు. ఆ! అవ్వి అవ్వి దొంగతనం చేస్తుంటారు. ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఈ తరంలో ఉన్న వాళ్ళు ఎట్ల ఆలోచిస్తారంటే, వాళ్ళ పైసల గురించి ఆలోచిస్తారు. కాకపోతే ముందు తరం వాళ్ళు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండేన్నమాట సేమ్ వాళ్ళే ఇట్లా బ్రిటిషర్స్‌ని రానివ్వకుండా, ఇంకా వేరే ఆక్రమ అ ఆక్రమించడానికొచ్చే వాళ్ళని రానివ్వకుండా జేశారు. కానీ, ఈ తరం వాళ్ళు డబ్బు కోసమని ఇట్లా స్మగ్లింగ్ చేస్తున్నారు నచ్చదు ఒకాయనకి. ఆయన పేరు దేవర.
హ్మ్. హ్మ్. ఏం దొంగతనం జేస్తారు? అవునవును ల అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అలా అనుకోవచ్చా? హుహు. హ్మ్ హ్మ్. ఆక్రమించుకో ఆ! ఓకే. ఓకే. అంటే ఇంగ హీరో అన్నమాట అట్లైతే.
హ్మ్. అతను హీరో. ఇంకా మారుద్దామని చూస్తుంటాడు, కొంతమందినరు, ఇనకుండా ఇట్లా చేస్తే, ఆహ్, వాళ్ళకి దేవరకు నచ్చదు. దేవరకు నచ్చకుండా ఇట్లా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేస్తాడు. "ఇంకా ఈ స్మగ్లింగ్ దొంగతనాలొద్దు"
ఆ! హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
"అటు సైడెళ్తే చంపేస్తా" అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు. కొంతమందికి నచ్చదు. ఆ! <giggles> వినరు, వినరు అదే. కొంతమందికి నచ్చక జేస్తుంటారు, అట్లా గొడవలయ్యి, దేవరాని చంపేస్తారు ఇంక, దేవర కొడుకు వరా ఉంటడు.
గట్టిగా ఇచ్చేస్తాడా వార్నింగు. ఇంగ అందరు వినేస్తారా మరి? అయినా గూడా అలాగే తప్పు దారిలో చేస్ హ్మ్. హ్మ్. హ్మ్. మరి జూనియర్ ఎన్‌టి‌ఆర్ అన్నమాట! సేమ్ ప్రింట్. ఓకే. ఓకే. ఆ!
హ్మ్. జూనియర్ యన్‌టీఆర్ అదే. అదే. అదే. ఆ ఎండింగ్ నచ్చలేదు నాకు. కానీ కొన్ని ఎండింగ్స్ మీరు చెప్పిండ్రు గదా! ఇట్లా హీరో హీరోయిన్లు చచ్చిపోయిన చచ్చిపోయినట్టు ఉంటది. ఆ ఎండింగ్స్ కొన్ని బావుంటాయంటే అవి హార్ట్ బ్రేకింగ్ ఉన్నా గూడా. ఆ సినిమాకి ఆ ఎండింగ్స్ ఉంటేనే జస్టిఫై జేస్తాయి.
ఓకే. ఆ! అవునవును. అవునవును. హ్మ్. ఎ ఉదాహరణ ఏమన్నా జెప్పు అలాంటి సినిమాలు ఏమున్నాయి?
ఉదాహరణ, 'ధడక్' సినిమా.
దడాకా?
హ్మ్. 'ధడక్' హిందీ మూవీ. దాంట్లో చనిపోతారనమాట.
హ్మ్. ఓహో! అంటే ఎట్లా? ఏం కాన్సెప్ట్ ఉంటది? లాస్ట్‌లో ఎలా ముగింపిస్తారు? అది నీకు ఎందుకు నచ్చింది? సాటిస్ఫాక్షన్‌గా ఎందుకు అనిపిచ్చింది?
సాటిస్ఫాక్షన్ అంటే, అది హార్ట్ బ్రేకింగ్ ఉంటదండి. సాటి ఆస దాన్ని జూసి ఎవరు సాటిస్‌ఫై గారు. హాహా హ్మ్. అట్లా ఆ హార్ట్ బ్రేక్ టైప్ ఉంటదన్నమాట. అట్లాంటిది ఓకే. అది అంటే వాళ్ళు ఇద్దరు ప్రేమికులు, బె ప్రేమించుకుంటారు. ప్రేమించుకుని అదే క్యాస్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల చంపేస్తారు ఇద్దరిని.
హుహు. ఏడుస్తారా మరి? ఓకే. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. అండ్ ఇంకోట నువ్వు ఇందాక 'దేవరా' స్టోరీ పార్ట్ 2 కూడా తీస్తాను అంటే అలాంటి వాటికి అవసరం లేదు అన్నావు కదా. మరి ఇలాగే పుష్ప వన్ను, పుష్ప 2 మళ్ళీ దాని తరువాత పుష్ప 3 అన్నట్టుగా ఏదో ఒస్తున్నాయి కదా మరి దానికేమన్నా అవసరం ఉందాంటావా లేకపోతే?
హ్మ్. అస్సలవసరం లేదు దానికి. హ్మ్. అంటే, 'పుష్పది' క్లిఫ్ హాంగర్ లెక్కుం‌డదండి. అది కంటిన్యూయేషన్ వాళ్ళు క్యారెక్టర్ డెవలప్‌మెంట్ టైప్ ఉంటది. ఇప్పుడు 'బాహుబలిది' క్లిఫ్ హంగర్ మూవ్‌మెంట్. అది ఏంటంటే, ఎందుకు చంపాడు అన్న క్వెషన్ ఉంటది. ఆ క్వెషన్ మనల్ని ఆలోచించేటట్టు జేస్తది. 'దేవరా' లో ఎవరన్నా ఆలోచించేటట్టు జేసిందా అది? ఎందుకు జంపాడు అన్నట్టు అసలవసరమే లేనిది 'బాహుబలిది' కాపీ కొట్టినట్టు ఉంటయి. 'పుష్ప 1' 'పుష్ప 2కి' అట్లుండది. ఇప్పుడు పు ఆ! సెటయింది. అంటే
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. ఓహ్! అవునవును. ఆ! ఓకే. కరెక్ట్ సెటయిందంటవు. మరి 'పుష్ప 2కి' 'పుష్ప 3' సెట్ అయితుందా? పార్ట్ 3 తీస్తే.
అది ల్యాగ్ జేసినట్టు ఉంది గాకపోతే, అట్లా, అసలు అసలు పార్ట్ 3 ఎత్తేసినా ఏం సంబంధం లేకుండా ఎండింగ్ ఉన్నట్టుంటది. కానీ 'దేవరా' పార్ట్ 2 ఎత్తేసారనుకోండి, పార్ట్ 2 షూటింగ్ జేయలేడనుకోండి, ఆ క్వశ్చన్ ఉంటది. ఆ! ఆ క్వశ్చన్ ఉండి గుడా అసల ఆ స్టోరీని కంక్లూడ్ అప్పుడే చేసేయచ్చు గదా అన్నట్టు ఫీలింగుంటది. అట్లాంటి ఫీలింగ్ ఉండొద్దు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. యాహ్! యాహ్! మరి కొన్ని మూవీసు యాహ్! యాహ్! అర్థమైంది. అండ్ కొన్ని మూవీసు ఇలా కూడా ఉంటాయి గదా! ఎగ్జాంపుల్‌కి ఏంటంటే, ఇప్పుడు 'కలర్ ఫోటో' అనేది కరోనా టైంలో రిలీజ్ అయింది ఓటీటీలో. బట్ చాలామంది ఏమనుకున్నారంటే, ఇది గాని థియేటరులో రిలీజ్ ‌అయింటే, సూపర్ డూపర్ హిట్ అయింది అన్నరు లెక్కలో అనుకునేవాళ్ళు గదా, <sniffs> దాని తర్వాత రీసెంట్‌గా మౌగ్లీ అనేదంటున్నారు. దానికి చాలామంది అంటే, 'కలర్ ఫోటోకి' వచ్చినంత రీచ్ రాలేదు. ఇదే ఓటీటీలో వచ్చింటే బావుండు. థియేటరుకీ ఊకే వేస్ట్ ఇలా అంటున్నారు గదా! మరి ఇవి చూసినప్పుడు, <sniffs> నీ అభిప్రాయాలేమన్నా మారాయా? లైక్ అంటే, 'కలర్ ఫోటో' నీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? 'మౌగ్లీ' అంటే చాలామందేంటంటే, ఒక డైరెక్టర్ ఒక హిట్ గొడితే నమ్మకాలు పెట్టుకుంటారనమాట నెక్స్ట ఏం తీసినా, ఇంకా తోపు, అద్దిరిపోద్ది అన్న లెక్కలో తీస్తారు గదా! సో, అలా నువ్వు నమ్మకాలు పెట్టుకున్న డైరెక్టర్సు ఏదన్న మూవీస్ ఇప్పుడు సడెన్‌గా ఛా! ఏంటి ఎంతో <sniffs> హోప్స్ పెట్టుకుంటే ఏం లేదని నిరాశ కలిగించిన, మూవీస్ ఏమన్నా ఉన్నాయా మరి?
హ్మ్. అవును. ఆ! హ్మ్. అవునవును. హ్మ్. ఆ! ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను <giggles> హోప్స్ పెట్టుకుంటలేన్నమాట, ఎందుకంటే సినిమాలట్లా ఒస్తున్నాయి. కా ఆ!
హుహు. మరి ఒకప్పుడు పెట్టుకుని ఉంటావు గదా! పెట్టుకున్నప్పుడు ఎదలా అట్టర్ ఫ్లాఫ్ అదే నువ్వనుకున్నదానికి రివర్స్ అయింది? ఆ!
అట్లా ఫ్లాపేం గాలే నేను, అంటే ఫస్ట్ నాకు టీజర్ జూసే హోప్ పెట్టుకుంటే ఏదైనా. ఆహ్, టీజర్ నచ్చితేనే, ఆ డైరెక్టర్ పైన హోప్ ఉంటదింకా, లేకపోతే అసలు బెట్టుకోను. వేస్టే అని వదిలేస్తా ఇంకా.
ఓకే. ఆహా! ఇప్పుడు ఉదాహరణకి, ఓజీ ఉందబ్బా! ఓజి కూడా ట్రైలర్ చూసే అది హిట్ అవుద్ది అని రకరకాలుగా అనుకున్నారు క
హ్మ్. లే నాకు స్టార్టింగ్ నుండే డౌట్ డౌట్ గొట్టింది. సుజీత్ ఏందంటే, అతను ఒక్క స్టోరీనే తిప్పి తిప్పి తీస్తాడు. ఆహ్, 'రన్ రాజా రన్' ఉంది.
ఆహా! మరి సాహో అన్న నచ్చిందా పోనీ, అతను తీసింది సాహో?
సాహో నచ్చింది. కాకపోతే ఆది ఆ ట్విస్టులన్నీ ఈసీగా గెస్ చేసేయొచ్చు. అంటే అజ్ఞాతవాసి ఒచ్చింది కదా! దానికన్నా ముందే, ఎగ్జాక్ట్ స్టోరీ ఉన్నదున్నట్టు దింపేసిండు. చెప్పాలంటే అసలు, అతను ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ రన్ రాజా రనే దింపేసిండు. దాంట్లో ఏంటి ఆళ్ళ నాన్న కొ ఆళ్ళ నాన్న సం ఇదంతా జేస్తాడుగా సేమ్ దీంట్లో కూడా వాళ్ళ నాన్న కోసం ఇదంతా జేస్తాడు. రన్ రాజా రన్ ఇంక ఎంగేజింగ్ ఉంటాది నేను మాట్లాడితే.
అవునవునవును. హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. అదే కొంచెం బా హిటయిందంటావు అంతేనా?
హ్మ్? అవునవును. కానీ 'సాహో' నార్త్ ఇండియన్ ఆడియన్స్‌కెక్కువ నచ్చింది. ఎందుకంటే వాళ్ళు 'అజ్ఞాతవాసి' చూడలే కదా! మనం ఏంటంటే 'అజ్ఞాతవాసి' జూశినాం కాబట్టి, దాంట్లో బ్లాక్ బాక్సనుంటది. 'అజ్ఞాతవాసిలో' దీంట్లో గూడా బ్లాక్ బాక్సనే ఉంటది. ఇంటర్వల్‌లో వాళ్ళేదో పట్టుకుంటరు, దాంట్లో ఏముంటదో తెలుస్తాయి. సేమ్ 'అజ్ఞాతవాసిలో' గూడా అంతే ఏదో వట్టుకుంటారు ఏముందో తెలుస్తది.
<giggles> అవునవును. అది కరెక్ట్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. మరి చాలా సినిమాలు జూసావు గదా! నీకంటూ <sniffs> బాగా ఫేవరటుంది. అదెప్పుడు జూశినా ఇంకా ఎప్పుడు బోర్ కొట్టదు, అన్న మూవీస్ ఉన్ ఏవన్నా ఉన్నాయా? అంటే నీకు ఎండింగ్, స్టార్టింగ్ ఎక్కడ అన్ని పర్ఫెక్ట్‌గా సెటయినాయన్న మూవీ ఏంటి?
'పెళ్లి చూపులు', 'పెళ్లి చూపులు' నాకు చాలా ఇష్టమన్నమాట. అంటే ఎక్కడ గూడా బోర్ గొట్టదు ముఖ్యంగా.
ఓకే. అంటే హీరోయిన్ నచ్చిందా? లేకపోతే కాన్సెప్ట్ నచ్చిందా? <chuckles>
కాన్సెప్ట్ అంతా అంటే, మేకింగ్ ము ముఖ్యంగా, అది ఎక్కడ హీరో, హీరోయిన్ సెంట్రిక్‌గా తీయడది. ఎట్లా అంటే మనం డైలీ లైఫ్‌లో మాట్లాడుకున్నట్టే మాట్లాడతారు. ఆ! అట్లా హిలేరియస్‌గుంటది కామెడీ గూడా ఎంత్ ఇట్లా రిలేటబిలిటీ ఉంటాదనమాట. మన తెలుగు సినిమాలు ఫస్టంతా రిలేటయ్యేలా తీశిందంటే, అదే అంటే, రీసెంట్ టైమ్స్‌లో. దాని తర్వాత గూడా
హుహు. ఓకే. సినారియోస్ ఓకే. అర్థమైంది. <sniffs> ఆహా! ఓకే. ఓకే. యాహ్! అంటే నీకు దాన్ హ్మ్. చెప్పు.
హ్మ్. 'అర్జున్ రెడ్డి' బానే ఉంటాయి. కొంత కొంత వరకు ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ రిలేటవుతారు దాన్ని జూశి. ఆహ్, కాకపోతే అది కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ సైడ్ ఉంటాయి గదా! అందుకు ఓకే. 'అర్జున్ రెడ్డి' గూడా అండి ఇప్పుడు ఎండింగ్ అంత హ్యాపీ ఎండింగ్ ఇచ్చినా, ఆ సినిమా చూసాక ఎందుకో బాధ గలుగుతది. <smacks lips> ఆ సాడ్ ఫీలింగనేదుంటది. అంటే ఆ మూవీ మొత్తం గూడా ఇంత జూయించిండుగా లాస్ట్‌కి డైరెక్టర్ జెప్తాడు ఒక మాట ఆ!
హుహు. ఓకే. ఎందుకంత బాధ? హ్మ్. హ్మ్. ఏమని?
అదే ఆహ్, "ఇంతవరకు ప్రేమించి విడిపోయిన ప్రేమికులందరికీ మై డీపెస్ట్ కండోలెన్సెస్" అని జెప్తాడు. అది నిజంగానే ప్రేమించి విడిపోయినోళ్ళకి ఇట్లా, అది విన్నాంక కొంచెం ఇట్లా బాధ గలుగుతది. అది గాకున్నా
ఓహో! ఓకే. నువ్వు అంతగా దాన్ని అడాప్ట్ జేసుకున్నావంటే, నీ లైఫ్‌లో ఏమన్నా ఎవరైనా లవ్ జేసి, అలా ఏమన్నా అయిందా? అందుకేనా నీకంత బాగా అర్థమైందది. ఏ లేదు చెప్పు. <giggles>
ఆహా! లేదు లేదు. అంటే ఆ ఫీలింగున్నా, లేకున్నా గూడా అది అర్థమైపోతదన్నమాట ఇట్లా.
ఆ! ఓకే. అండ్ హ్మ్. హ్మ్.
ఆ ఇద్దరూ అం అదే అంటే ఆ డైరెక్టర్ ఆ మాట జెప్పినంక ఒకవేళ దీంట్లో 'అర్జున్' ఇంక 'ప్రీతి' నిజంగానే విడిపోయుంటే ఎట్లుండేదో ఆ కోణం అర్థమైతది ఆ! ఇమాజినేషన్ ఒస్తది.
హ్మ్. అదంతా ఇమాజినేషన్ ఒచ్చేసిందన్నమాట. ఓకే. మరి ఈ సినిమాలు కూడా ఉన్నాయి గదా! ఎలా అంటే లైక్ ఆహ్, ఎలా చెప్పొచ్చబ్బా <smacks lips> కొంచెం సమాజంలో అంటే రియల్ లైఫ్‌లో ఏవేవి జరుగుతున్నాయో అలా. ఎ ఎ ఎగ్జాంపుల్ 'ఠాగూర్' తీసుకోవచ్చు అంటే వాళ్ళు బతికిన వ్యక్తిని హాస్పిటల్లో తీసకపోతున్నా కూడా ఆహ్, అదే బతికిస్తున్నారా అన్నట్టు డబ్బుల్నం‌తా దోచేసుకోవడం ఇలాంటి సినిమాలు ఎక్కువొచ్చాయి లైక్ కెర 'కెమెరామన్ గంగతో రాంబాబు' అని ఇలా చాలా చాలా ఒచ్చాయి గదా! మరలాంటి సినిమాలేమన్నా నీకు బాగా నచ్చాయా? ఒకవేళ నీకు నచ్చినయని, నువ్వు చూస్తున్నప్పుడు ఎండింగ్‌లో ఏమన్నా <smacks lips> ఛ! ఎండింగ్ ఒక్కటి సరిగ్గా లేదు అంతా బావుంది కానీ, అదొక్కటే లూప్ పాయింట్ బాలేదు. అన్నట్టు ఏమన్నా అనిపిచ్చినయా? అలాంటి మూవీస్‌కి, అలాంటి జోనర్స్?
హ్మ్. అవునవునవును. ఆ! ఆ! ఆ! ఆహ్, ఏమి లేవు అవన్నీ అంటే ఎండింగ్ వాటికి పక్కా మంచిగనే ఉంటయి.
హుహు. ఓకే.
అట్లాంటి సినిమాలకి. ఈ మధ్యకాలంలో అట్లొచ్చిందంటే, లాస్ట్ 'జవాన్.'
హుహు. అది గూడా బావుందనే అంటావా?
ఆ 'షారుక్ ఖాన్‌ది'. అది అది కూడా బానే ఉంది. కాకపోతే మనం సౌత్ ఫిల్మ్స్ అన్నీ
హ్మ్.
ఆ! రెగ్యులర్‌గా జూస్తాం కాబట్టి, ఆ! టెంప్లేటే ఉంది. నార్త్ ఆడియన్స్‌కి ఎక్కువ నచ్చింది. ఆళ్లెందుకంటే, ఈ మాస్ మసాలా కోరుకుంటారు కదా, దాంట్లో అంత ఉంది. హ్మ్.
ఓకే. సరే అవునవును. ఇప్పుడు నువ్వన్నావు చూడు, ఇందాక కొన్ని హిన్ హిందీలో 'సాహో' అనేది హిట్ అయింది. వాళ్ళకి అజ్ఞాతవా 'అజ్ఞాతవాసి' తెలియదు. అండ్ ఆల్సో నువ్వు కూడా ఏదో హిందీ మూవీ సూపరుంది, ఎమోషనల్ అవుతాం కానీ, మరి అంత ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు అన్నావు కదా! సో, అలా వేరే లాంగ్వేజెస్‌లో నువ్వు చూసిన దాంట్లో క్లైమాక్స్ కొంచెమన్నా మిస్ అయ్యి ఉంటది గదా! సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేపోతే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్‌తో అంటే, ఆకట్టుకుంటారు అంటారు చూడండి. అంటే మనం ఇన్వాల్వ్‌మెంట్ అయితం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, <sniffs> 'బ్రీత్' అనే మూవీ ఉన్ ఏదో, నో బ్రీతో, 'డోంట్ బ్రీత్' యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, దాంట్లో ఏంటంటే, ఇన్వాల్వ్ అవుతాం అన్నమాట. అతను ఆమెను పట్టుకోవడానికొస్తాడు. వెళ్ళు వెళ్ళు, ఆమెను తప్పించుకో అన్నట్టు ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంటారు. సో, అలాంటి ఏవన్నా మూవీస్ చూసావా నువ్వు? హ్మ్. చూస్తే ఏంటవి చెప్పు.
అవును. ఆ! హ్మ్. హ్మ్. అవును. 'డోంట్ బ్రీత్.' హ్మ్. ఆహ్, చాలానే ఉన్నాయి. అంటే ఎండింగ్ వరకిట్లా ఎంగేజింగ్ ఉన్నయి ఒకటుంటాయి. <smacks lips> ఇట్లా థ్రిల్లింగ్, థ్రిల్లింగ్ మూవీస్ ఆ! దాని తర్వాతేంటంటే, ఇప్పుడు ల్ లాస్ట్‌లో రివీల్ అయ్యే స్టోరీస్ ఉంటాయి. ఏంటంటే, స్టార్టింగ్ నుండి ఏమవుతుందో అసలు ఏమి అర్థం గాదు. లాస్ట్‌లో స్టోరీ షట్టర్ ఐలాండ్, షట్టర్ ఐలాండ్...
హ్మ్. హ్మ్. అవునవును. ఆ! దానికి ఎగ్జాంపుల్ జెప్పు, నువ్వు లాస్ట్‌లో రివీల్ అయితానన్నావు గదా! యాహ్! ఎక్ ఏందది?
షట్టర్ ఐలాండ్ మూవీ పేరు, ఆ! లాస్ట్‌కి రివీల్ అయిపోతది. తెలుగులో ఏముంది?
చెట్టర్ ఐ లాండా! నేనింకా తెలుగులో ఏమైనా చెప్తావేమో అనుకున్నాను. లైక్ 'మహారాజా' అని ఏదో మూవీ మహారాజా ఉంది గదా! విజయ్ సేతుపతిది.
అది అంతా స్టార్టింగ్ నుండి అంతా అర్థం అయితది గదా! నేను అనేదేంటంటే, అసలు స్టార్టింగ్ నుండి అసలు ఏమి అర్థం కాకుండా లాస్ట్ ఒక 15 మినిట్స్‌లో మత్ మనం ముందు వరకు జూశిన విజువల్స్ అన్నీ ఆహ్, గుర్తొచ్చేలా జేస్తే అవి. ఇంకా ఆ స్టోరీ మొత్తం లాస్ట్ 15 మినిట్స్‌లో జెప్పేస్తారు అసలు ముందే చూసిండ్రని.
ఓకె. నువ్వు నిజంగా హ్మ్. హ్మ్. హుహు. ఓకె. అలాంటిది "ఆ" అని ఒక మూవీ ఉంది చూడు, అంటే నిత్యమన్ ఉంటది. దానికి గూడా అట్లే అనుకోవచ్చా?
హ్మ్. ఆ! ఆ సినిమా అది గూడా, అది గూడా అట్లనే అనుకోవచ్చు. అదే ఫస్ట్ తెలుగు మూవీ నన్ను అడిగితే ఇట్లా లాస్ట్ రివలేషన్ జేసిన సినిమా. దీనికి ముందసలు అంత సాహసం ఎవరు జెయ్యలే జెప్పాలంటే, కొన్ని తీశారు. కాకపోతే అంత అవాడలేవని, ఇంకా ఆ టెంప్లేట్‌ని మర్చిపోయినారింకా. ప్రొడ్యూసర్స్ గూడా ముందుకు‌రారు గదా! అవాడకపోతే. ఫస్టయితే ఆడియన్స్‌కి అర్థం గావాలి.
యాహ్! యాహ్! అది హుహు. హ్మ్.
ఆ? అర్థం గావాలే, ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే, సినిమా స్టార్టింగ్ నుండి ఎంగేజింగ్‌గా ఉంటేనే జూస్తారు. ఇట్లా ఇంగ్లీష్‌లో ఉన్నట్టు ఇంగ్లీష్‌లో ఏంటంటే, ఇంటర్వల్స్ ఉండయి గదా! కాబట్టి, వాళ్ళు వన్స్ కూర్చున్నారంటే, 3 హవర్స్‌ దాక లెవ్వరు. కాబట్టి, అది ఆ బ్రేక్ అనేది పెట్టారన్నమాట ఫస్ట్‌ హాఫ్ మంచిగుండి సెకండ్ హాఫూ ఇట్లుండడం అట్లుండదు. మొత్తం ఓకే ఫ్లో‌లో ఎళ్తూ ఉంటది. క్లైమాక్స్ అని ఒక ఎత్తు ఉంటది మళ్ళీ.
యాహ్! హ్మ్. వాస్తవం అదైతే. హ్మ్. హ్మ్. ట్రూ. ట్రూ. ట్రూ. హ్మ్. హ్మ్. హ్మ్. సరే, ఇప్పుడు కొన్ని స్ మూవీస్ ఉంటాయి. ఎలా అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటారు. లైక్ 'గంగుబాయి' తీసుకోవచ్చు. 'శ్రీకాంత్' మూవీ తీసుకోవచ్చు. ఆహ్, 'మహారాజా' అని ఒకటుందనమాట. లైక్ అర్జున్ రెడ్డిలో ఉన్న ఆమెనే హీరోయిన్ దాంట్లో కూడా సో ఇలాంటి మూవీస్ ఉన్నాయి గదా! లైక్ ఒకప్పుడు ఎంత అన్యాయం జరిగిందని కానీ, లేపోతే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారని కానీ, ఇవన్నీ మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా! <sniffs> అలా చూస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక పాయింట్‌ని వాళ్ళు కొంచెం సరిగ్గా చూపించకుండా ఉండింటారనమాట. అది స్టార్టింగ్‌లో కావచ్చు, మూవీ ఎండింగ్‌లో, లైక్ ఎండింగ్ సరిగ్గా వెప్పడం ఆఫ్‌కోర్స్ అది ఆల్రెడీ ఒకరి లైఫ్‌లో జరిగిందే తీశినా కూడా ప్రజెంటేషన్ అనేది ఒకటి ఉంటుందనమాట. తీసే విధానం కానీ, ఆ విజువల్స్‌ కానీ సో అలా మిస్ అయినవి ఏమన్నా ఉన్నాయా? నువ్వు చూసిన వాటిలో?
హ్మ్. హ్మ్. హ్మ్ అవునవును. ఆ! హ్మ్. అవును. అవునవును. ఆ! ఆహ్, ఈ రియల్ లైఫ్ స్టోరీసయితే ఎక్కువ లేవనే జెప్పొచ్చు ఎన్ ఆహ్, ఎందుకంటే, వాళ్ళు వా డ్రై <chuckles>
హ్మ్. <chuckles> అయ్య బాబోయ్! నువ్వు ప్రతి దానికి నో నో ఏమి <chuckles> లేవనే అంటున్నావు సో, నువ్వు సినిమా ప్రియుడువనే అర్థంమైతుంది <chuckles> నాకి. అన్నిటిని బాగా అడాప్ట్ జేసుకుంటున్నావని.
అదే అంటే ఆ! అది రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలంటే, ఆ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళది బయోపిక్స్ ఇయ్యాల్సొస్తది. మళ్ళీ ఇప్పుడు అంతెందుకు 'ఎంఎస్ ధోనిదే' ఉంది. 'ఎంఎస్ ధోనికి' రియల్ లైఫ్‌లో అన్నున్నాడు.
హ్మ్. యాహ్! యాహ్! వస్తా. హ్మ్. హ్మ్. అవునా! దాన్ని చూపించలేదదా మనకి?
ఆ అన్న ఉన్నట్టు గూడా జూపియాలే. అన్న ఉన్నట్టు గూడా జూయించలే. ఎందుకంటే, 'ధోనికి' ఆళ్ళ, వాళ్ళన్ ఆ! అక్క ఉంది అన్న ఉన్ అన్న అసలు అసలు ఉన్నట్టు గూడా చూపించలేదండి ఎంత ఘోరం అది. సొంత అన్న అది ఎవరో అనుకో ఎవరో ఏదో అంటే అనుకోవచ్చు. సొంత అన్న బ అసలు 'ధోనికి' రియల్ లైఫ్‌లో పడదని జెప్పి, అతను తన జీవితంలో ఉందని గూడా జూయించలేడు. ఇది ఆహ్, న్యాయమేనా వాళ్ళన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎట్లుంటదిది.
అక్క ఉన్నట్టు చూపిచ్చారు కరెక్ట్. ఆ! ఆహా! అవును. అవునవును. ఇ ఓహో! ఓకే. కరెక్టే. కొంచెం బాధాకరమైన విషయమే అని జెప్పచ్చు. ఎందుకంటే, <sniffs> ఆహ్, వాళ్ళ అక్కని మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూపించి ఈవెన్ లవర్ కూడా.
ఆ! అవునవును. హ్మ్. వాళ్ళ అక్కనే మొత్తం సపోర్ట్ జేశింది అన్నట్టట్లా జూపించాడు కదా! వాళ్ళ అన్నకి ఇతనికి చాలా గొడవలైనాయి అంటే
యాహ్! యాహ్! ఫస్ట్ లవరు, హ్మ్. ఫస్ట్ లవర్ కూడా చనిపోయింది జూపిచారు. అంటే ఎలాంటి గొడవలు?
చాలా ఇంకా వ్యక్తిగతంగా ఏవో గొడవలైయినాయంట. అందుకే పడదనే
ఓకే. అంటే 'రేసుగుర్రం' సినిమాలో బ్రదర్స్ గొడవ పడతారు ఆ రేంజ్ గాకుండా అంతకు మించి గొడవల?
అ అది ఆ రేసుగుర్రంలో ఏంటి అం డ్రామ పండియడానికి అట్లా జూపిస్తారు గానీ, లాస్ట్‌కయితే కలిసిపోతారు కదా! రియల్ లైఫ్‌లో అట్లా గాదు. అట్లా గాదు హ్యాపీ ఎండింగ్స్ ఉండవు.
అవును. అవును. నిజ జీవితంలో కొంచెం హిట్స్ యాహ్! యాహ్! ట్రూ ట్రూ. ట్రూ. ట్రూ. చాలా చక్కగా వివరించావు లైక్‌ లాస్ట్‌లో కొన్ని కొన్ని ఏవి మిస్ అయ్యాయి. అండ్ ఏవి బావున్నాయనేది నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.